కొన్నిసార్లు ఎలాంటి సిట్యుయేషన్స్ వస్తాయింటే మనసు చెప్పే మాట‌ వినాలా? లేకపోతే సమాజం చెప్పే మాట‌ వినాలా? అన్న తీరుకొచ్చేస్తుంది. మనకి సమాజం చెప్పేది వినాలి అని ఉండదు. మన మనసులో ఏదుందో అదే చేయాలనిపిస్తుంది. కానీ అక్కడ సమాజం నుంచి వచ్చే ప్రెషర్ కానివ్వండి. లే అది ఇంట్లో వాళ్ళ మీద పడితే ఇంట్లో వాళ్ళు మన మీద ప్రెషర్ పెడతారు. ఆహ్, సందర్భం గురించి, సిట్యుయేషన్ గురించి. కొన్నిసార్లు ఏదైనా సరే ఎడ్యుకేషన్ పరంగైనా సరే మనకొకటి జాయినవ్వాలనిపిస్తది. కానీ ఈ చుట్టాలు కానివ్వండి నైబర్స్ కానివ్వండి ఇంట్లో వాళ్ళకి అది చెప్పి ఇది బావుంటుంది అని చెప్పి ఇది జాయిన్ చేయిపిస్తారు. సో, ఈ ఏం విషయంలో అయినా సరే ఒక కైండ్ ఆఫ్ ఒత్తిడనేది ఉంటుంది సమాజం దగ్గర నుంచి. ఆ ఒత్తిడి వల్ల ఏంటంటే, మన మనసులో ఉన్న, మన వ్యక్తిగత చ్ మాటల్ని, మన గుండెలో ఉన్న మాటల్ని కూడా మనం మర్చిపోతున్నామనమాట చేయకుండా. చాలా సీన్ చాలా చ్ సిట్యుయేషన్స్‌లో. సో, ఎలా‌ ఉందంటే, ఈ బయట వాళ్ళు చెప్పేదానికే ఎక్కువ ఆహ్, ప్రాధాన్యత ఇచ్చి, మన మాటల్ని మనం ముందుకి తీసుకువెళ్ళలేకపోతున్నాము. సో, ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? ఒకవేళ ఎదుర్కుంటే దాన్ని ఎలా సమతుల్యం చేశారు?
అవును. హ్మ్. అవును. అవును. యెస్. హ్మ్. వాస్తవం. వాస్తవం వాస్తవం. హ్మ్. హ్మ్. అవును. ఆ! య్ యాహ్! తప్పకుండా అనమాట. ఎలా అంటే నిజంగా ఇలాంటిదొకటి నా లైఫ్‌లో జరిగిందనే చెప్పొచ్చనమాట. ఎలా అంటే నాకు చిన్నప్పుడు కొంచెం బాగా ఊహ ఒచ్చినాక, లైక్ ఒక సిక్స్త్ క్లాస్ అనుకో. సో మాదంతా కో ఎడ్యుకేషన్ అనమాట. అలా కో ఎడ్యు కేషన్ ఉన్నప్పుడు ఆహ్, ఒక అబ్బాయి నేను మంచిగా ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళమనమాట.
ఓకే. సిక్స్త్ క్లాసా?
ఆ! సిక్స్త్ క్లాస్.
ఓకే.
హ్మ్. సో ఇద్దరం మంచిగా ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళం. కాలనీస్ కొంచెం డిఫరెంట్ అనమాట. నాది ఈ కాలనీ అయితే వాడి ఇంకో ఏదో వేరే ఏరియా అనమాట. బాగా కలిసి చదువుకునేవాళ్ళం. బాగా కలిసి ఆడుకునేవాళ్ళం ఇలా ఉండేదనమాట. కాకపోతే వాడు మా ఇంటికొచ్చినా లేపోతే నేను మా ఇంటికెళ్ళినా, స్టార్టింగ్‌లో కొంచెం బానే ఉండేది సిక్స్త్ అలా ఉన్నప్పుడు. కానీ, క్లాసెస్ ఎప్పుడైతే పెరిగాయో, లైక్ ఎయితు, నైన్తు, టెన్తు అలా ఒచ్చినప్పుడు మాత్రం వాడెప్పుడైనా ఒచ్చేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు "ఎందుకొస్తున్నావు? ఇంకెందుకు మాట్లాడతావు మా అమ్మాయితో? ఇలా ఇలా అనేవాళ్ళు" అనమాట. హ్మ్.
ఆ! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అంటే కొంత కొంత కొంతమంది ఇంట్లో ఎలా ఉంటుందంటే, అబ్బాయిలతో అసలు మాట్లాడొద్దు. అబ్బాయిలను చూడొద్దు. అంటే వాళ్ళని చూస్తే ఏదో ఒకటి తెలియని భయమనేది వీళ్ళకొచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్ అయినా కావచ్చు, అలానే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు.
ఆ! అవుననమాట. సో ఇంగా నేను వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గూడా అదే అనేవాళ్ళనమాట. "ఎందుకొస్తున్నావు నువ్వు? ప్రతిసారి మా అబ్బాయితో మాట్లాడడానికి? అది ఇది అనేవాళ్ళు." నాకు నిజంగా అర్థం కాలేదనమాట అప్పట్లో. అరే మేము సిక్స్త్ వరకి ఆహ్, సిక్స్త్, సెవెన్త్, ఏయిత్ వరకు గూడా ఆ 3 ఇయర్స్ మేము మంచిగా కలిసి చదువుకున్నాం. మంచిగా ఒకరింటికొకరం ఎళ్ళాం, కలిసి కూడా తిన్నాం. వాళ్ళ ఇంట్లో మళ్ళీ సడెన్‌గా ఏంటి ఇలా అంటున్నారనేది నాకు నిజంగా అర్థం కాలే అనమాట. నువ్వు నిజ
ఓకే. హ్మ్. అంటే ఎప్పుడు ఇది ఇలా అనడం మొదలుపెట్టారు? నైన్త్ క్లాసా?
ఆ! 10థ్ అనుకోవచ్చు. నైన్త్ సగం నుంచి నైన్త్ వరకు నైన్త్ ఆహ్, హాఫ్ ఇయర్ వరకు గూడా బానే ఉన్నారనే అనుకోవచ్చు. <sniffs> మరి సడెన్‌గా ఏమైందో తెలీదు కానీ ఇంకా ఇద్దరి ఫ్యామిలీస్‌లో ఇలాగే జరిగిందనమాట. ఆ! వ్ దాని తర్వాత నాకు నిజంగా అర్థం కాలేదు. అప్పట్లో అడగను గూడా అడగలే అనమాట. మా ఇంట్లో వాళ్లు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారన్నట్టు. ఎందుకంటే
హ్మ్. ఓకే. హ్మ్. మనకి అంటే వాళ్ళు చెప్పలేరు కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్‌గా బయట పెట్టరు. మనము మనకేమో చిన్న బుర్రలం ఏం అర్థమైయిద్దక్కడ ఏం జరుగుతుందో కూడా మనకి సరిగ్గా అర్థం కాదు.
ఆ! యాహ్! ఇంక ఎప్పుడైతే నేను ఇంటరు ఇవన్నీ చదివాక, <sniffs> అప్పుడొకటి బయటికొచ్చిందనమాట. అప్పటి వరకు నేను వాడు ఫ్రెండ్సే. కాకపోతే ఆహ్, ఎక్కడ కొంచెం బయట కలుసుకునేవాళ్ళం అనమాట. లైక్ ఇప్పుడు నేను ఏదైనా షాపుకెళ్ళా అనుకో కరెక్ట్ వాడు అదే షాపుకొచ్చినప్పుడు అలా మాట్లాడేదాన్ని తప్ప ఇంటికి వచ్చి
హ్మ్. హ్మ్. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కలిసారు. అంటే ఆహ్, ప్లాన్ చేసుకొని కలిసినట్టు ఏం కాదా?
ఆ! అంతే. ఆ! లేదు. అంటే స్కూల్లో ఫ్రెండ్స్ అని చెప్పాం కదా! అప్పుడు నిజంగా చాలా క్లోజనమాట. ఎంత క్లోజంటే, <sniffs> అంత క్లోజుండేవాళ్ళం. మా మా ఇంటికి వాడొచ్చేవాడు. నేను వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం అంతా బానే ఉండేదనమాట. కానీ సడెన్‌గా నైన్త్ క్లాస్ చదివేతప్పుడు, ఇంకా స్ హాఫ్ ఉంది అనంగా. అప్పటి నుంచి ఇంకా మా ఇంటికొచ్చేస్తే మా అమ్మ వాళ్ళు వాడిని అరవడం ఇంక రావద్దు. అది ఇదని అరవడం. నేను సరే వాళ్ళింటికి వెళ్ళినా కూడా వాళ్ళింట్లో వాళ్ళు ఇలా చెప్పడం. అండ్ మా అమ్మ వాళ్ళు నాకు వార్న్ జేయడం ఇంక వాడితో మాట్లాడొద్దు. అది ఇదని అనడం. ఇవన్నీ జరిగాయనమాట. నేనప్పట్లో ఎందుకు ఏంటి అని కూడా అడగలేదు. ఎందుకంటే, అప్పుడు మన అమ్మ వాళ్ళు ఏం చెప్పినా వినేవాళ్ళం కదా మనం. <sniffs> అప్పుడంత తెలివి లేకుండే.
హ్మ్. ఓకే. అవును. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. మనకంత ఐడియా కూడా ఉండదు కదా! వాళ్ళా ఆలోచన మీద.
హ్మ్. అదే అనమాట. వీళ్ళిలా జేయడం వల్ల మాకేంటి అంటే, ఎట్లా ఏం లేదన్న ఇన్ ఇంట్లో నుంచి బయటకి పంపిస్తారు కదా! లైక్ అవి తీసుకురా ఇవి తీస్కరా అన్నప్పుడు. సో, అలా తీసుకోని రావాలి అన్నప్పుడు వాడు కూడా ఆడుకోవడానికి అలా బయటికొచ్చినప్పుడు ర్యాండమ్‌గా కలిసామనమాట. కలిసినప్పుడు మేము, <smacks lips> మాకీ ఇంతకుముందు రెగ్యులర్‌గా ఉంటుండే అనమాట కాంటాక్ట్ అనేది. ఈ మధ్య కొంచెం గ్యాపొచ్చింది గాబట్టి, మాక అది ఆద్ ఆ కొంచెం టైమనేది బాగా విలువగా అనిపిచ్చింది. ఇంకా మాలో ఎలాంటిది కలిగింది అంటే, అదే పనిగా ఇలా బయట కలిస్తేనే ఇంక ఎవ్వరు మమ్మల్ని అడ్డుకోరు. బాగా మాట్లాడుకోవచ్చు. బాగా ఆడుకోవచ్చు. ఇలాంటివి వెలిగాయనమాట అప్పట్లో.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అచ్చా! అంటే ఇంటికి రానివ్వట్లేదు కదా! అప్పుడప్పుడు ఈ షాప్సుకొచ్చిన కొంచెం స ఆ సమయమే, గొప్ప టైంలాగా అనుకొని ఇంకప్పుడు డిసైడ్ అయ్యారా? ఈ బయటకొచ్చే టైమే మనకు మిగిలింది. ఇలా కలుసుకోవచ్చు అని.
హ్మ్. అంతే అనమాట. ఇంక అలా అనుకున్నామా. దాని తర్వాత మెళ్ళిగ ఏమైందంటే, ఇంగ ఇంటరు దాని తర్వాత డిగ్రీ అప్పడు కూడా అప్పటి వరకు ఇంకా <sniffs> మేము ప్రతిసారి ఇంక బయటే గలుసుకునేవాళ్ళం. బయటే మాట్లాడుకులేమ వాళ్ళం. కానీ నిజం చెప్పాలంటే, ఎప్పుడైతే ఇలా బయట కలుసుకొని మాట్లాడుతూ ఉన్నామో, అప్పుడు ఇంకా బాగా క్లోజ్ అయ్యామని చెప్పొచ్చు, <sniffs> ఇంకా ఒకరిని ఒదులి ఒకరు ఉండలేము అన్న స్టేజ్‌కొచ్చామని చెప్పొచ్చు. సో, ఎప్పుడైతే ఇంకా హ్మ్.
హ్మ్. అంటే ఒక్క నిమిషం, ఇదెలా ఉందంటే మీ పేరెంట్సే ఇంకా కొంచెం సహాయం చేసినట్టుంది మీకు ఈ విషయంలో. అంటే ఇంటికి రానిస్తుంటే ఎలాంటి లైక్ నార్మల్‌గా ఫ్రెండ్స్‌గానే కంటిన్యూ అయిపోయేవాళ్ళు. వాళ్ళు ఇలా రిస్ట్రిక్ చేయటం వల్ల బయట కలవటం వల్ల ఇంకా ఏదో తెలియని కొత్త ఫీలింగనేది మీలో కలిగింది.
అదే. అదే. లాస్ట్‌లో <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. యెస్. యెస్. సో, ఇదంతా ఎప్పుడంటే, ఇంటరంతా అయిపోయాక ఇంక డిగ్రీ కరెక్ట్ స్టార్టింగ్ ఇయరుంది అన్నప్పుడు ఇంకా ఆహ్, అప్పుడు ఇంకా ఏం లేదన్నా కొంచెం <smacks lips> పెద్ద పెద్దగాయిపోతుంటాం కదా! సో, డిగ్రీ సెకండ్ ఇయర్ అని అనుకుంట. సో, సెకండ్ ఇయర్ అప్పుడు ఇద్దరు మ్యూచువల్‌గానే ఒకరికి ఒకరి ఇష్టం అనేది అర్థమైంది. సో, లవ్ అన్నట్టుగా ఇద్దరికి కన్‌ఫర్మ్ అయిందనమాట. అంతవరకు లేకుండే.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఎవరు ఫస్ట్ చెప్పారు? అంటే, ఎవరు ఎక్కువగా యాక్షన్స్ ద్వారా చూపిచ్చారు? నాలో ఉంది లవ్ అతని యాక్షన్స్ బట్టి నీకర్థమైందా?
ఆ! ఇద్ ఇద్ద యాక్షన్స్ అలాగే ఉండేవనే చెప్పొచ్చు. మేమేమంటే ఐ లవ్ యు అని ఒక్కటి జెప్పుకోలేదు గానీ, <chuckles> ఇంకా మొత్ ఆ! మొత్తం లవర్స్‌లాగే ఉన్నామనమాట.
మీదే అండి. ఆ ఫ్రెండ్స్‌లాగా, లవర్స్‌లాగో జేసుకునేవన్నీ.
ఆ! లైక్ ఎలా అంటే లైక్ వాాడెవరితో అన్నా మాట్లాడేవాళ్ళంకో గర్ల్స్ కావచ్చు వాళ్ళ క్లాస్‌లో ఆ! జలస్ అనమాట. వాడిని అడిగేదాన్ని. దాంతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నిన్ నేనోక్కదాన్ని సరిపోనా నీకీ? నాతో మాట్లాడుతున్నావు గదా! నువ్వు ఇలా ఇలా గొడవపడం వాడేంటంటే ఇంకా మనమేమన్నా ఇంట్లో కలుసుకుంటున్నామా? ఇదివరకట్లా లేదు కదా! ఎప్పుడు బయటే కదా! కలుసుకునేది. ఇంక వేరే అమ్మయిలతో కూడా మాట్లాడాలి గదా! అదిద అన అనమాట. మళ్ళీ అలా అలా గొడవలు, గొడవలు ఒచ్చేవి. చిన్న చిన్నవేనమాట.
హ్మ్. జలసు. పోదు సీనర్స్ గాని కేరింగూ. ఓకే. ఓకే. చిన్న చిన్న గొడవలు. హ్మ్.
సో, వాడైనా అంతే నేను ఎవరితో అన్న వేరే క్లాస్‌మేట్స్‌తో మాట్లాడితే, ఈవెన్ బాయ్స్ అలా ఉంటారు గదా! నువ్వెందుకు వాడితో మాట్లాడుతున్నావు అంటే. నువ్వెలా మాట్లాడావో నేను అలాగే మాట్లాడా. ఇలా ఇలా అనమాట.
ఇదయితే మెయిన్ అసలు. అంటే ఆహ్, నే లైక్ అతను ఏదైనా అమ్మాయితో మాట్లాడితే మీకు కోపమోచ్చేస్తుంది. మీరు అడుగుతరు. సేమ్ నువ్వు రిపీట్ చేస్తే నువ్వేందుకు మాట్లాడుతున్నావు? అందరబ్బాయిలు ఒకటేలాగా ఉండరు. నీకందరబ్బాయిల గురించి తెలీదు అన్నట్టు డైలాగ్స్ చెప్తూ ఉంటారు కదా!
హ్మ్. హ్మ్. అవునవును. వాస్తవం అనమాట. ఇంగ దాని తర్వాత మెళ్లిగా లవ్ అనేది అర్థమైంది. మేము లవ్ చజేసుకునేటప్పుడే అనుకున్నామనమాట. ఎలా అయినా సరే పెళ్ళే చేసుకోవాలి మధ్యలో పారిపోవడం గాని లేకపోతే ఇంకా, ఏది కానీ చేసుకోకూడదన్నట్టు. కానీ మాకి ముందు నుంచే ఇది ఉందనమాట. ఎందుకంటే చిన్నప్పుడే మమ్మల్ని మా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు
హ్మ్. అవును. ఆపేశారు. మాట్లాడుకోకుండా.
బిడదీసరనే చెప్పొచ్చనమాట. సో, ఇక్కడ ఏం లేదన్నా ఒక గుండెదడ‌లాంటిది ఒచ్చేసిందనమాట. ఇప్పుడేలా ఒప్పించాలి? మేమేమో లవ్‌లో పడ్డే పడిపోయామ ఆల్రెడీ. మాకు తెలియకుండానే. ఆ క్లోజ్‌నెస్‌తో అలా.
హ్మ్. పడిపోయారు ఆల్రెడీ. అసలు ఎలా అంటారంటే కొంతమంది అసలు మీరుద్దరూ కల్వరని తెలిసినప్పుడు. ఎందుకు ప్రేమించుకుంటారు? ఎందుకు లవ్ చేసుకుంటారు? అని జెప్పి అడుగుతూ ఉంటారు. కానీ అది మనం ఒక ప్లాన్ జేసి చేసుకునే విషయం కాదు. ఆటోమేటిక్‌గా మనం హ్మ్. డెస్టిని ఆటోమేటిక్‌గా పడిపోతాం అనమాట. అది మనకు తెలీదు. ఎలా అవుతుంది? ఏం జరుగుతుంది? అని చెప్పి. అదొక ఫీలింగ్ ఆటోమేటిక్‌గా పడిపోతాం. దాని తర్వాత మనకు అర్థం కాదు పడ్డాము అని గూడా మనకు అర్థం గాదు అప్పటి వరకి.
హ్మ్. హ్మ్. డెస్టినీ ప్లాను. అవునా? హ్మ్. వాస్తవం. వాస్తవం. సో, ఇంక నా గ్రాడ్యుయేషన్ అయిపోయాక నాకు క్యాంపస్‌లో సెలెక్ట్ వచ్చి ఆహ్, అదే సెలెక్ట్ అయ్యాను. వాడు గుడా క్యాంపస్‌లోనే సెలెక్ట్ అయ్యాడమన్ ఏమంటే డిఫరెంట్ కంపెనీస్ అని చెప్పొచ్చనమాట. ఇంక దాని తర్వాత ఇంక మేము అనుకున్నాంనమాట ఇంగా పెళ్లి చేసుకుందాంలే అన్నట్టు ఒక 1 ఇయర్ జాబ్ చేశాక. అంటే ఇద్దరికి సేమ్ లొకేషనే ఒచ్చింది.
హ్మ్. ఓకే. హ్మ్. ఇంట్లో మళ్ళీ చెప్పాలనుకున్నారా?
అదే ఇద్దరం ఇంక జాబ్ ఒచ్చింది వేరే లొకేషన్‌కి పోయ్యామనమాట. పోయాక ఇంకా, ఇంకా ఏం లేదన్నా క్లోజ్ అయిపోయాం బాగా. అంటే ఇంగా ఇట్లా ఇంట్లో వాళ్ళకి భయపడ్డం ఇలాంటివేం లేవనమాట. వేరే ఊరు గాబట్టి ఇద్దరం హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళం, కబుర్లు చెప్పుకునేవాళ్ళం. రెస్టారెంట్‌కి ఎళ్ళేవాళ్ళం, తినేవాళ్ళం ఇలా ఉండేది. ఇంగ దాని తర్వాత ఇంక పెళ్లి చేసుకోవాలి. <chuckles> ఆ! పెళ్లి చేసుకోవాలన్నట్లు డిసైడ్ అయ్యామనమాట. ఇంక డిసైడ్ అయ్యాంగాని ఎవరి ఇంటికి వాళ్ళొచ్చేసి చెప్తాం. అంటే అప్పట్లో ఇంగ నాకు గూడ మ్యాచెస్ చూస్తుంటే. దానివల్ల ఇంక డిసైడ్ అయ్యామనమాట. పెళ్లి చేసుకోవాలి అన్నట్టు. ఇంక ఇంట్లో చెప్పేసా అనమాట నేను. నేను పెళ్ళి అరేంజ్ మ్యారేజ్ ఏం చేసుకొను. లవ్ మ్యారేజే చేసుకుంటా అన్నట్టు. మాయి
హ్మ్. ఓకే. హ్మ్. ఎంజాయ్. హ్మ్. ఓకే. హ్మ్. అంటే అసలూ, అంత ధైర్యం ఎలా ఒచ్చేసింది చెప్పేయాలి ఇంకా అని చెప్పి. ఫస్ట్ భయపడ్డారా? అంటే ముఖ్యంగా ఏంటంటే మన పేరెంట్స్ కంటే ఎక్కువ ప్రాబ్లము ఈ చుట్టుపక్కల ఉన్న నెయిబర్స్ నుంచి, సమాజం నించే ఎక్కువ ఒస్తుంది. అంటే వాళ్ళు పెట్టే స్ట్రెస్, కాస్ట్ ఫీలింగ్ అని జెప్పి అది ఉన్నోళ్ళు, లేనోళ్ళు అని చెప్పి. ఇదంతా చెప్పడం వల్ల ఈ పేరెంట్స్ అనే వాళ్ళు వాళ్ళవే ఎక్కువ ఆలోచిస్తారు. మనం చెప్పిన దానికంటే.
ఆ! సమాజం. అవునవును. హ్మ్. అవునవును. సో ఇంకా
ఇదొకరిస్కయిన డెసిషన్ లాగానే ఉంది. సో, ఎలా హ్యాండిల్ జేశారు?
యాహ్! అంటే, ఇ నేన అప్పటికి గూడా అనుకోలా. ఇంక టైం ఉందిలే అనుకున్నాం గానీ, కానీ ఇంట్లో వాళ్ళేంటంటే నేనంతా సెటిలయ్యాను కదా! ఇంక పెళ్లి చేస్తా వాళ్ళధొక బాధ్యత అయిపోతుందన్న దాంట్లో. నాకే తెలియకుండా మ్యాచ్ అనేది చూసారు. ఇంక లాస్ట్‌లో నాకు చెప్పారనమాట. ఇలా ఎంగేజ్‌మెంట్ చేస్తున్నాం అది ఇది అన్నటు. నాకింక నచ్చలేదది. ఎందుకంటే, కనీసం నన్నడగాలి కదా! నన్నడగలేదు. ఏం జేయలేదు. ఇంకా
హ్మ్. ఓకే. హ్మ్. తప్పకుండా. అంటే నీ ఇష్టం లేకుండా అసలు చేయకూడదు. నీ పర్మిషన్ అడగాలి. అది ఆహ్, వ్యక్తి నీకు నచ్చాలి. దాని తర్వాతే ఎళ్ళాలి. అది నీ రైట్.
హ్మ్. హ్మ్. అదే అనమాట. ఇంగ నేను చెప్పేసాను. అప్పుడే నాకు కోపం ఒచ్చేసి చెప్పేసా. నేను పెళ్లి చేస్కోను. నేనొకడిని లవ్ చేశాను. వాడినే పెళ్లి చేసుకుంటా అంటే మా ఇంట్లో కొంచెం అప్పుడే ఆర్తోడాక్స్‌ను. మా అమ్మ లాగి పెట్టి ఒకటి కొట్టిందని జెప్పొచ్చు. నేను ముందే డిసైడ్ అయ్యా లైక్ వాళ్ళు తిట్లు తిటుతారు, కొడతారు, అన్నిటిని భరిద్దాము
ఓకే. ఖచ్చితంగా ఇంగ తిడతారు తప్పదు గదా! అంటే, అది తప్పు కాదు నిజం జెప్పాలంటే. కానీ కొంతమంది ఇంట్లో పేరెంట్స్ ఎలా అంటే లేదు సాంప్రదాయంగా ఉంటుంది, పద్ధతిగా పెరగాలి, అరేంజ్ మ్యారేజ్ చేస్కోవాలి. లవ్ మ్యారేజ్ చేస్కుంటే ఎలా? బయటోళ్ళునవ్వుతారు. అన్న విధంగా ఉండిపోయి, <smacks lips> వాళ్ళు పరువు అది ఇది ప్రసి ఆహ్, ప్రతిష్ట అని చెప్పి ఆలోచించి ఇలా చేస్తారు. బట్ ఏం చేయలేమనమాట అలాంటి సందర్భాల్లో.
హ్మ్. హ్మ్. యాహ్! హ్మ్. హ్మ్. హ్మ్. యెస్. అదే అదే. ఇంక కొట్టింది. నేను నేను మాత్రం ముందుగానే డిసైడయ్యా. వీళ్ళు కొడతారు, ఒప్పుకోరు ఇవన్నీ తెలుసు. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పడులోనే ఆ ఫ్రెండ్షిప్‌నే దూరం జేసిన వాళ్ళు. కొట్టరు అని వాళ్ళ దగ్గర నుంచి అంత మంచిగా నేను గూడా ఎక్స్‌పెక్ట్ జేయలే అనమాట. సో కొడతారు, నేను ఆయిన ఎప్పటి త ఏం తగ్గలే అనమాట. నేను వాడ్నే చేస్కుంటాను. నాకిప్పుడు మేజర్ నేను. మీరేమన్నా ఒప్పుకోరు అంటే నేను లా ప్రకారంగా వెళ్తాను అది ఇది అన్నట్టు వాళ్ళకి జెప్పేసానమాట. వాళ్ళకేంటంటే కోపమొచ్చేసింది. దాని తర్వాత ఏంటి అంటే రిలేటివ్స్‌లో ఏం లేదన్న విషయాలన్నీ ధెలిసిపోతాయి కదా! ఆ రిలేటివ్స్‌లో తెలిసిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ బయట సమాజంలో ఉంటారు గదా! ఆ సమాజంలో ఎవరైతే ఉంటారో వాళ్ళగూడా జెప్పేసారనమాట. నిజం చెప్పాలంటే కొంచెం అప్పట్లో పెద్ద ఇష్యూ అయిందనే జెప్పొచ్చనమాట. ఎలా అంటే ఇంట్లో వాళ్ళ నుంచి ఒత్తిడి మేము చేసుకోకూడదన్నట్టు. అట్ ద సేమ్ టైం ఆ రిలేటివ్స్‌లో హ్మ్. మళ్ళా బయట వాళ్ళ నుంచి అనమాట. ఎలా అంటే "నీ క్యాస్ట్ ఒకటి, వాడి క్యాస్ట్ ఒకటి ఇలా చేసుకోకూడదు." అన్నట్టనమాట. ఎలా అంటే? మేమ బ్రాహ్మిణ్స్ అనమాట. వాడు క్రిస్టియన్. సో, దానివల్ల మాకంటూ కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కదా!
అవును. హ్మ్. ఓకే. ఖచ్చితంగా దెలుస్తాయి. అవును. ఓకే. అవును. బయట వాళ్ళ‌నుంచొస్తుంది. హ్మ్. అవును. ఓకే. ఓకే. అవును. అంటే ఈ ఇప్పుడు లవ్‌కి ఫ్రెండ్‌షిప్‌కి క్యాస్ట్ అవి ఇవి చూడొద్దు అంటారు కానీ, ఈ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఎక్జాక్ట్‌లీ అది ఫాలో అవ్వరే అవ్వలేరు ఎవ్వరు కూడా. అంటే ప్రతి ఒక్కళ్ళు, క్యాస్డే చూసుకుంటరు, ఎక్కడో రేర్ కేసెస్ ఇప్పుడిప్పుడు మారుతున్నారనమాట. అంటే ఇంటర్‌క్యాస్ట్ వాళ్ళు కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటున్నారు. బట్ ముఖ్యంగా ఏంటంటే, ఆహ్, చాలామంది పేరెంట్స్ దానికి అగ్రీ చెయ్యట్లేదు ఇప్పుడు గూడా. సో, ఇలాంటి సిట్యుయేషన్‌ని ఎలా ఎదుర్కొన్నావు? ఎలా ముందుకి అడుగువేసావు?
హ్మ్. అదే. హ్మ్. అవును. యాహ్! నాకైతే నిజంగా మాకి బ్రాహ్మిణ్లో ఉంది. అదే మేం బ్రాహ్మిణ్స్ కదా! మా కమ్యూనిటీ చాలా ఉంటాదనమాట. లైక్ వేరే ఊర్లో ఉన్న పంతులు గావచ్చు, వాళ్ళందరూ మా ఇంట్లో అంటే మా డ్యాడీ కొంచెం ఒక పెద్ద స్థాయిలో ఉన్నాడని జెప్పొచ్చనమాట. సో, ఏంటంటే "నువ్విలా చేయడం వల్ల ఇలా కలంకం వస్తుంది. సమాజంలో ఎవ్వరు ఒప్పుకోరు. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా గూడా, ప్రతి ఒక్కరు ఇంక నువ్వు ఇంకప్పటి నుంచి వాళ్ళ పనులే చేయాలి. క్రిస్టియన్స్ అంతా లైక్ హ్మ్. వేరే దేవుడిని పూజిస్తారు. ఇప్పటి వరకు నువ్వు పూజిచ్చింది హిందూ దేవుళ్ళని గదా!" అలా ఇలా అని వాళ్ళ ఒత్తిడే ఇంకా ఎక్కువైందనే చెప్పొచ్చనమాట. నాకి నిజంగా అసలు స్ట్రక్ అయిపోయానమాట. ఏంటిది లైఫు? హ్మ్. యాహ్! యాహ్! స్ట్రక్ అయిపోయాను. అండ్ నాకే వస్తున్నాయనమాట థాట్స్. ఆహ్, ఇ నిజంగా ఇదంతా జరగనప్పుడు యాహ్! ఎందుకిలా, వేరే క్యాస్ట్ వాళ్ళని పుట్టించాలి? ఎందుకు ఈ లవ్‌ని అనేది ఎర రప్పించాలి. ఎందుకు కలిసేలాగా చెయ్యాలి, డెస్టిని ఎందుకింత ప్లాన్ జేసింది? అన్నట్టు టైం మీద, డెస్టిని మీద కోపమోచ్చేదనమాట. బట్ లాస్ట్‌కి ఏంటి అంటే, నేను, వాడు గట్టిగా ఫిక్సయ్యామట. ఎలా అయినా సరే, పెళ్లి జేసుకోవాలి. మనమే ఎగ్జాంపుల్స్ అవ్వాలి. ఎలా డిసైడయ్యామంటే సమాజం అంతా ఎలా నమ్ముతుంది అనంటే ఇలా క ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే, వాళ్ళు హ్యాపీగా ఉండరు. అలా ఇలా అన్నట్టు అనుకున్నారు. దాన్ని మనిద్దరం తలకిందులు చేయాలన్నట్టు డిసైడయ్యామనమాట. డిసైడయ్యి ఏం జేస్తామంటే ఇద్దరు, ఇద్దరు రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇద్దరు ఫ్యామిలీస్‌లో ఒప్పించాలన్నట్టు. నేను వాడు మా ఇంటికెళ్ళాము చెప్పాము. "మేమిలా పెళ్లి జేసుకుంటున్నాము. ఆహ్, మీకిష్టం లేనిది ఫుడ్డు మీరు తినరు కదా!" ఇప్పుడు మా మా ఇంట్లో బ్రాహ్మిణ్స్ చికెను తెచ్చిపెడితే తింటారా? తినరు కదా! "సో మీరు చికెనే తిననప్పుడు, మీ అమ్మాయికి ఇష్టం లేని అబ్బాయితో లైఫ్ లాంగుండాలి. ఎలా పాజిబుల్" అన్నట్టు చెప్పేసి, మా లవ్‌ని అనేది చెప్పేసామనమాట. మళ్ళీ వాళ్ళ ఇంట్లో గూడా చెప్పాము. వాళ్ళు చాలా అంటే చాలా ఇయర్స్ ఓ ఏం లేదన్నా దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ టైం దీసుకొని దాని తర్వాత ఒప్పుకున్నారనమాట. మేమప్పటి వరకు ఆహ్, ఎవరిని అంటే రాంగ్‌గా వెళ్ళలేదు కాబట్టి, మా యొక్క నిజాయితీని నిజాయ నిజమైన ప్రేమను చూసి, ఇంగ లాస్ట్‌కి ఒప్పుకున్నారనమాట. ఒప్పుకున్న తర్వాత కూడా సమాజం
హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. అవునండి. ఓకె. హ్మ్. ఏమర్థం కాదు. సడెన్‌గా జీవితంలో. అంతే గదా! హ్మ్. ఓకె. హ్మ్. అవును. సూపరు. హ్మ్. అవును. హ్మ్. సూపర్ డెసిషన్. హ్మ్. అవును. తినరు. ఓకె. హ్మ్. వామ్మో! హ్మ్. హ్మ్. లాస్ట్‌కొ‌ప్పుకున్నారా? వాళ్ళింట్లో, మీ‌ఇంట్లో, ఇద్దరింట్లో?
ఆ! ఒప్పుకున్నారు. ఒప్పుకున్నా కూడా ఈ స్ స్ సమాజం ఉంది జూడు. ఈ సమాజం ఏంటంటే అప్పటికి నానా మాటలు అనేదే అంటూనే ఉందనమాట. ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ చూడు ఇలా చేసారు, అలా చేసారు. అద్దీ, ఇది.
హ్మ్. హ్మ్. అవును. ఒప్పుకున్నారు అని జెప్పి, వీళ్ళకి లేనిపోని ఆలోచనలనేవి కలిగిస్తూ ఉంటారు. లేకోతే వీళ్ళని కూడా లాగుతారు వాళ్ళ కేటగిరీలోకి.
ఆ! అదే అనమాట. మేమైతే స్ట్రాంగ్‌గా డిసైడయ్యాం. వాళ్ళకంటూ ఆహ్, ఒక పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇయ్యాలి. ఏదైతే నోర్లు మనలిని అన్నాయో అదే నోర్లు మూసుకో మూసుకోవాలి అన్నట్టు డిసైడయ్యాను. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి జేసుకున్నాక, ఏం లేదన్నా ఇద్దరం మాకబ్రాడ్‌లో ప్రమోషన్స్‌లాగా ఒచ్చాయనమాట. ఇంకా హయ్యర్‌గా వెళ్ళడానికి. సో, అబ్రాడ్‌కెళ్లిపోయాం. ఇంక దాని తర్వాత ప్రెగ్నెంటయ్యాను. ట్విన్స్ పుట్టారు. దాని తర్వాత ఒక మంచి స్టేజ్‌లో ఉన్నామనే జెప్పొచ్చనమాట. ఇప్పుడు ఏం లేదన్నా మా హస్బెండ్ ఒక కంపెనీకి సీఈఓ అనమాట.
అవును. ఓకే. హ్మ్. అవును. నిజంగా! సూపర్. ఓకే. నిజంగా. హ్మ్. అంటే ఆ కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. అండ్ సమాజం నుంచి ఒస్తున్న ఒత్తిడిని అదే ఆహ్, పెట్టుకొని పరువు అని చెప్పి అక్కడే ఆగిపోతే ఇప్పుడికి మీరు అనుకున్న పొజిషన్‌లో మీరుండేవాళ్ళు కాదు. ఇంత హ్యాపీగా కూడా ఉండేవాళ్ళు కాదు.
చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాడు. హ్మ్. యాహ్! ఇప్పుడు ఏ సమాజమైతే ఆ రోజు నోరులు తెలిచి అన్ని మాటలన్నారో ఇప్పుడు వాళ్ళే మెచ్చుకుంటున్నారనమాట. అలా చేశాం లాస్ట్‌కి.
సూపరండి నిజంగా. చాలా బా చెప్పారు. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.